చిన్ చాలా గొడవ పెట్టమాట. కొంచెం ఫోర్స్ చేత్తనాడు అని చెప్పేసి యెళ్ళాను. కొంచెం ఇలా ఫీల్ అవుతున్నాడని చెప్పాన్నమాట. సర్లే నెక్స్ట్ ఏంటంటే
హ్మ్. హ్మ్.
విడు ఫోను మాట్లాడుతన్నాడు ఆ అమ్మాయితోని. ఆ అమ్మాయితో ఫోను మాట్లాడుతున్నప్పుడు నేపక్కనే ఉన్నాను.
ఆ! హ్మ్. హ్మ్.
ఆ అమ్మాయి వాళ్ళ బ్రదరొచ్చాడు ఇంట్లోకి. ఫోనులాక్కొని ఎవరు అని చెప్పేసి ఆ అమ్మాయిని కొంచెం కొంచేది జరిగిందక్కడ.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
వీడు ఫోను తీసుకొని అదే ఎవడ్రా నువ్వుని చెప్పేసి అడుగుతారు గదా! అలా అడిగాడనమాట. వీడు కట్ చేశాడు. కట్ చేసినోడు పోనీ నాకు చెప్పాలి గదా! నేను ఎదో ఒకటి చేస్తాను గదా! పోనీ ఏదో సర్దడి ఏదో చేస్తాను గదా! వీడేం చేసాడంటే ఒకసారి నీ ఫోనివ్వని తీసుకున్నాడండది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
నా ఫోన్ తీసుకొని ఆ అమ్మాయికి కాల్ చేసాడు.
ఓకే. ఓహ్! <chuckles>
ఇప్పుడు నన్ను బుక్ చేసినట్టే కదండీ అది.
ఆ! 100 పర్సెంట్. అయ్యో బాబోయ్!
నిజంగా అది వాళ్ళకాకుండా మా ఇంటి వరకొచ్చిందది.
హ్మ్. హ్మ్. ఏం జరిగింది?
వాళ్ళ వాళ్ళ బ్రదరొచ్చి ఇలా చేశాడండి." మీ అబ్బి ఈ అమ్మాయి ఫోను నుంచి ఇలాగా ఈ అమ్మాయిని ఇలాగ వీళ్ళ ఫ్రెండ్ ద్వారా కలుపుతున్నాడు" అని చెప్పేసి పెద్ద ఇష్యూ అయిందండి మా ఇంట్లోని. అసలు నేను చేసిన ప ఆడు చేసిందానికి నేను బలియ్యన్నమాట. అసలింట్లో తల తూలిపోయాననమాట ఆ విషయంలో అయితే మాత్రం నేను, చాలా ఇబ్బంది పడ్డాననమాట. కానీ నాకు చెప్పుంటే సరిపోను గదా! ఇప్పుడు నన్ను బుక్ చేయడమెందుకాడు అని చెప్పేసి.
హ్మ్. అయ్యో బాబోయ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదె గదా! హ్మ్.
ఇప్పుడు అలా జరుగుతది. ఫ్రెండ్‌షిప్‌లో కూడా అటువంటివి జరుగుతాయండి. కానీ ఏదైనా సరే నేనైతే మాత్రం జెన్యూన్ గానే ఫ్రెండ్‌షిప్ చేశానండి. నా అక్కడ అక్కడ టెన్త్ తోనే కటయిపోయాడాడు. మళ్ళీ ఇంటర్మీడియేట్‌లో ఉన్నారు. కానీ వాళ్ళేలా ఉందో తెలీదు గాని నేను మాత్రం 100 పర్సెంట్ జెన్యూన్‌గానే ఉన్నానన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.